జనరల్‌గా చాలామంది ఏంటి అంటే, నిద్ర పోతూ ఉంటారు గదా! అంటే చాలామందికి నిద్ర అనేది చాలా ఇష్టం. నిద్ర నుంచి లేవాలి అంటే చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది ఏంటంటే చాలా డిసిప్లిన్‌గా ఎంత లేట్ పడుకున్నా కూడా ఒకే టైంకే లేస్తూ ఉంటారు. మరి నీ లైఫ్‌లో నువ్వు నిద్ర ఏ టైంకి నిద్ర పోతావు? అండ్ నిద్ర అంటే ఇష్టమా లేపోతే ఇష్టం లేదా? అండ్ నిద్ర లేసిన వెంటనే నువ్వు ఏం చేస్తావు చెప్పు.
అవును. ఆ! అంటే నార్మల్‌గా నిద్ర అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. అది కూడా నాకు కూడా నా లైఫ్‌లో అంటే, ఎందుకంటే నిద్రపోడం
కరక్ట్. హుహు. ఇప్పుడు ముఖ్యంగా వింటర్ గదా! ఇంకా ఇష్టమా అయితే నిద్ర?
ఆ! అంటే ఆహ్, నార్మల్‌గా నిద్ర అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే, ఆ నిద్ర అంటే మనకి ఎలా అంటే, ఫస్ట్ మనకిచ్చేది మైండ్ రిలీఫ్. నిద్రపోవడం వల్ల. అది ని నిద్రపోవడం వల్ల మనకేంటంటే అంటుంటారు గదా! మినిమమ్ 8 అవర్స్ నిద్ర పోకపోతే నీకు నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. సో, అది
హ్మ్. అవును. కరెక్టే అయితే. యాహ్! మరి నువ్వెన్ని గంటలు పడుకుంటావు?
అండ్ నేనొచ్చేసి పక్కా 100% నేను ఏ టైంకి పడుకున్న ఒక్కొక్కసారి అంటే నార్మల్‌గా నేను 7 హవర్స్ పడుకోవడానికి ట్రై చేస్తాను. వన్ ఒక్కొక్కసారి నాకు ఎట్లంటే నైట్ ఏమైనా వర్క్ ఉండి లేట్ అవ్వడం వల్ల లేకపోతే ఏమైనా పార్టీస్ అయినా, లేకపోతే ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి ఇవి ఏమైనా ఉంటే, నేను ఒక్కొక్కసారి నిద్ర పోయినా బట్, నేను లిట్ పక్కా నేను లిటరల్‌గా 7 ఆహ్, సెవెన్‌కాక 7, 6:30, 7 లోపు పక్కా లేస్తా నేను ఏ టైంకి పడుకున్నా. ఫస్ట్ అది నాకు మంచి అలవాటంతే.
ఓకే. జ్ హ్మ్. అంటే అప్పుడు నిద్ర సరిపోతదా నీకి, అంత తొందరగా లేషినప్పుడు? అంటే లేట్‌గా ఏదో ఫంక్షన్స్ ఉంటే లేట్‌గా నిద్ర పోయావు.
అంటే, ఎలా అంటే నాకది హా హాబీగా మారిపోయిందనమాట. నేను ఫస్ట్ అంటే ఫస్ట్ నుంచి 6:30, 7:00 లోపు పక్కా లేస్తాను. ఫస్ట్ లేసి ఎట్లాంటే ఆహ్, ఫస్ట్ ఆహ్, నిద్ర లేవంగానే కొన్ని అంటే కొంత స్ కొంత సమయము నిశ్శబ్దంగా ఉండి అంటే ఎనుబుయి హ్మ్. ఆ రోజు
హుహు. యాహ్! యాహ్! అంటే ఇప్పుడు, నువ్వు మార్నింగ్ ఖచ్చితంగా 6-7కి లేస్తా అని అంటున్నావు కదా! సో, అలా లేవాలి అంటే నువ్వు నైట్ ఖచ్చితంగా ఎర్లీగా పడుకుంటావు. అంటే ఫంక్షన్స్ ఉన్న టైంలో ఎంత గ్యాప్ ఉంటది నీ స్లీప్‌కి? ఫంక్షన్స్ లేకుండా నార్మల్ టైంలో ఎంత గ్యాప్ ఉంటది? అంటే ఏ టైంకి పడుకుంటావు?
అవును. అంటే నార్మల్‌గా ఇప్పుడు ఫంక్షన్స్ అంటే నార్మల్‌గా ఇప్పుడు అంటే డే టు టైం ఎట్లా ఉంటుందంటే ఆహ్, డైలీ నేను 10:30, 11 :00 వరుకు క్లోజ్ చేసి క్లోజ్ అయిపోతాను పక్కా.
ఓకే.
ఓహ్! ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి టువెల్ అవ్వొచ్చు. ఒక్కొక్కసారి 1 అవ్వచ్చు. ఒక్కొక్కసారి 1 ఆ!
మరి అలాంటప్పుడు కూడా నువ్వు ఎర్లీ‌గా లేస్తున్నావంటే అది నీ అలవాటు వల్లేనా? లేకపోతే
ఆ! ఇది అదే అదే చెప్తున్నాను. నేను మీకు కూడా ఇది నా అలవాటు. అదొక నా నాకు హాబీగా మారిపోయింది. సో, అది నాకు ఒక మంచి విషయం అని నాకు అర్థమవుతుంది.
సరే.